హ్మ్.
తనకి నా ఫీలింగ్స్‌ని, తనకి అర్థమయ్యే వేలో తనకి బాగా అది తన మ తన మైండ్‌కి రీచ్ అవ్వాలి. తన హార్ట్‌కి రీచ్ అవ్వాలని జేప్పాను. ఇవ్వి మా ఫ్రెండు నా కొలీగ్ అతని విష ఆహ్, విషయానికొచ్చేసరికి వాడికి నేను చెప్పాల్సిన రీతిలో చెప్పాను. కానీ వాడికది వాడికెక్కలేదు. ఆడికి ప్రాక్టికల్‌గా చూపించాను.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఇదిలా ఉంటది, అని జేప్తే వాళ్ళకద ఇప్పుడు మనం ఫ్యామిలీ విషయం కోసం ఫ్యామిలీలో మనం ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. మ్ మోస్ట్‌లీ అమ్మ నాన్న, అమ్మ నాన్నకి మాక్సిమం అర్థం అయిపోద్ది వాళ్ళు మనల్ని చూస్తుంటారు కాబట్టి. ఇంకా అన్న, అక్క, చెల్లి వీళ్ళకంటే <smacks lips> మనతో గొడవలు ఉన్నా సరే మనం, మనం కొట్టుకున్నా సరే, అది ఎంతైనా సరే వాళ్ళతో క్లోజ్ అయిపోతాం ఏదైనా సరే ప్రాబ్లమ్ వచ్చింది అంటే
ఆటోమేటిక్‌గా అర్థం అయిపోతుంది. హ్మ్. కరెక్ట్ జేప్పారు. హ్మ్. హ్మ్. అవును. అవును. మనం ఏదైనా చెప్పినా అపార్థం చేసుకోరు. హ్మ్.
అది. అ! <smacks lips> అంటే, "వాడంతే. వాడి మ మేము చిన్నప్పటి నుంచి జుస్తున్నాం ని నువ్వేంది చూసేది?" అనంటారు ఒకటే మాట. అది.
<giggles> హ్మ్. అయితే ఇప్పుడు మనం చెప్పేటప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి గాబట్టి, వేరే దారేదైనా ఉందా? అంటే రాసి ఇవ్వటం లాంటిది? లేకపోతే మెసేజ్‌లో చెప్పడం లాంటిది? లేదా ఇంకొకరితో చెప్పించడం లాంటిది? ఇయేమైనా వర్క్‌అవుట్ అవుతాయా?
రాసి ఇంకొకరితో జేప్పి, ఇంకొకరితో జేప్పించేదంటే మన భావాలకి, వాళ్ళు జేప్పే విధానానికి చాలా తేడా ఉంటది. అంటే ఒక మనిషి మనం ఏమనుకుంటున్నామో, నేను వేరే మనిషేత, ఆ మనిషికి జేప్పించాలంటే అది బాగోదసలు. ఇప్పుడు నా లవ్‌ని నేను జేప్పాలి గాని, నా ఫ్రెండ్ చేత చెప్పిస్తే అదెట్టా ఉంటది? ఆ! మామూలుగా చెప్తున్నా. అది వేరేలాగుంటది. ఇప్పుడు నా ఫ్రెండ్ గురించి అయినా సరే, లేపోతే ఇంకా ఎవరైనా మన బంధువులు గాని, ఎవరైనా తెలిసిన వాళ్ళు గాని వాళ్ళకైనా సరే ఎక్కువగా మనం అలా చెప్పాలనుకున్నప్పుడు మనమే జేప్పాలి. మనమే చెప్ మన ద్వారా చెబితేనే ఆ వ్యక్తికి అవ అవతల ఎవరున్నారో వాళ్ళకి అర్థం అవుతది. మనం ఏం ఫీల్ అవుతున్నాము? వాళ్ళ గురించి గాని, లేపోతే వాళ్ళు చేసే పని గురించి గాని
అవును. హ్మ్. హ్మ్. అవును. అంటే లవ్ అనే కాదు, వేరే ఏదన్నా. హ్మ్, హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. కరెక్ట్. హ్మ్. హ్మ్. ఆ! అదే మన మాటలో నిజాయితీ కూడా కనిపిస్తుంది. హ్మ్.
హ్మ్. అవును. మనం పేపర్ మీద రాసి చూపించేది గానీ ఇలా చెప్పేది గాని ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే ఫోన్‌లో మాట్లాడడం కంటే, డైరెక్ట్‌గా మ ఫేస్ టు ఫేస్ చూసుకుంటా మాట్లాడితేనే మన ఫీలింగ్స్ అనేవి వాళ్ళకి అర్థం కొంతమందికేందంటే, వాళ్ళ వాయిస్ ఫోన్‌లో ఒకలాగా ఉంటుంది నే డైరెక్ట్‌గా నేరుగా ఒకలాగా ఉంటుంది.
హుహు. హ్మ్. కరెక్టే. కరెక్టే. హ్మ్. ఆ!

ఓకే.
సరేలే ఫీలింగు ఉన్న కానీ అ అది తను వేరే వాళ్ళతో మాట్లాడినా, వేరే వాళ్ళతో క్లోజ్‌గున్న నాకు బాగా జలస్ ఫీలింగ్ గాని <grunts> ఆహ్, పొసెసివ్‌నెస్స్ బాగా పెరిగేది.
జలసు. హ్మ్. హ్మ్.
ఇంకా <smacks lips> నాకు బాగా ఈర్ష్య కలిగేది. ఇంకా సరే ఇలా గాదు. మనం ఏదైనా చెప్తే తనకి తెలస్తది. అంటే తను <smacks lips> పాయింట్ నా నన్ను అలా ఫ్రెండ్‌గా చూడ్డం కూడా నాకు నచ్చట్ల అసలు. ఇంకా సరేలే అని చెప్పి <giggles> సరేలే అని చెప్పి ఇంకేదైతే అదయింది చెప్పేద్దాము. ఏదైనా ముందు భావం వ్యక్తపరిస్తేనే కదా తెలస్తది అని చెప్పా. చెప్పడం హ్మ్. చెప్పా. ఆహ్, అంటే ఫస్ట్ అయితే హ్మ్. ఫస్ట్ చెప్పడం కదా! అంటే ఫ్రెండ్‌గా అయితే ఎన్నైనా చెప్పేస్తాం. ఇలా వచ్చేసరికి అది మాటలు రావు అప్పుడు సరిగ్గా. అసలు రావు. అరేయ్! ఏం చేశానంటే చెప్పాను. <smacks lips> తనకి ఫస్టు అదేదో కొంచెం అటు ఇటుగా అర్థమయింది.
హ్మ్. <giggles> ఓకే. హ్మ్. హ్మ్. అంతే. అవును. ట్రాక్‌లోకొచ్చేసారు. ఆ! హ్మ్. రావు. హ్మ్. హ్మ్. హ్మ్. అటు ఇటుగా అంటే?
<smacks lips> అంటే నే నాక్ అంటే, నేను అంటే చెప్పా అంటే అప్పుడు బాగా టెన్షన్ టెన్షన్‌గా ఉన్నా. అంటే తను ఏం తీసుకుంటుందో నేను జెప్తే? నేను ఏం జెప్తా అంటే ఆహ్, తనకి నువ్వంటే ఇష్టం అని చెప్తున్నాను
అంటే మీరసలు ఏం జెప్పారు? హ్మ్, ఆ! అవును. అవును. అంటే నాకు హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే.
కానీ నేను అది వేరేలా చెప్తున్నాను. <chuckles> మాటలు అద్ ఆ! అది అంటే నాకే ఇప్ నా నా భయమేందంటే ఇప్పుడు నేను మళ్ళా ఫ్రెండ్‌షిప్ కూడా వద్దంటద్దేమో! ఇలా అసలు కనీసం అసలు మాట్లాడకుండానే ఉండిపోద్దేమో అని నాకు భయమేసి నేనలా జెప్తే తనకు వేరేలాగా అర్థమయింది.
ఓకే. ఇండైరెక్ట్‌గా. హ్మ్. <sniffs> హ్మ్. హ్మ్.

హ్మ్.
అని చెప్పి వాడికి కొంచెం అక్కడ కోపం ఒచ్చింది. అంటే నా
ఎలా చెప్పుండాల్సింది మరి? ఇంకా అది స్ట్రెయిట్‌ గానే చెప్పారు గదా!
ఆ! నేను మాములుగా స్ట్రెయిట్‌గానే చెప్పాను. కానీ వాడు తీసుకోవడం వేరేలాగా తీసుకున్నాడు. అది నాకు అ న ఆ!
ఆ! మరి అంటే తీసుకున్నాడు. కానీ అందులో మీ పొరపాటేం కనిపించట్లే నాకు.
నా అదే నాకు అర్థంకాల. నా పొరపాటు ఏం లేదు కదా? అనుకున్నా నేను. తరువాత అంటే
ఆ! ఓకే. అంటే ఇక్కడిక్కడ కేవలం నాకు ఇగో క్లాష్ తప్ప ఇందులో భావాన్ని వ్యక్తీకరించడంలో ఇంకింతకన్నా ఏం చెప్తాం?
హ్మ్. అది. అదే అనిపిచింది. కానీ నేను దాన్ని వేరే విధంగా మళ్ళా ఇంకోసారి చెప్పాను. <smacks lips> అరే! ఇలా కాదు. అంటే వాడికి కొంతమందికేందంటే మనం ఒక్కసారిగా చెప్పేది వాళ్ళు రిసీవ్ చేసుకోరు. వాళ్ళకి ప్రాక్టికల్‌గా చూపిచ్చాలి.
అనిపించింది. హ్మ్. హ్మ్. హ్మ్. చూపించాలి. ఓకే. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు మన్ హ్మ్.
ప్రాక్టికల్ నేను అదే చేశాను <chuckles> వాడి విషయంలో. ఆహ్, సరేలే అని చెప్పి <smacks lips> అది ప్రాక్టికల్‌గా ఎలా చూపించానంటే అది తీసుకొని వెళ్లి మామూలుగా ఎక్స్‌పర్ట్స్ ఉంటారు గదా! ఎక్స్‌పర్ట్స్ వాళ్ళ దగ్గర టీమ్ దగ్గర
హ్మ్.
చు తెలిసిన వాళ్ళున్నారు. అతన్ని ఒకసారి చెక్ చేయమని చెప్పాను.
హ్మ్. ఓకే.
ఒకసారి చెక్ చేయమని చెప్పా. ప్రాక్టికల్‌గా వేరే వాళ్ళ చేత చెక్ చేపిచ్చి వాడికి ఎర్రర్స్ ఉన్నాయని చూపించారు ఒళ్ళే. ఇది ఖచ్చితంగా కాన్సెల్ చేసేస్తారు వాళ్ళు అని చెప్పి. ఇంకా వాడు ఆ! ఓ ఆ! అప్పుడు వాడికి తెలిసింది నేను చెప్పింది కరెక్ట్ అని. నేను చెప్పకుపొ హ్మ్.
హ్మ్. హుహు. హ్మ్. ఓకే. అయితే హ్మ్. అయితే సారీ. <chuckles> అయితే నేనేం అడుగుదాం అనుకుంటున్నానంటే ఇప్పుడు మనం భావం వ్యక్తీకరించే ఆహ్, పద్ధదేదైతే ఉందో కుటుంబంలో ఒకలాగా, స్నేహితుల మధ్యొకలాగా, పని చేసే చోటొకలాగా ఉంటుంది. కదా? సో మీరు ఈ దీన్ని ఈ డిఫరెన్స్‌ని మీరు ఎలా కి క్లియర్‌గా చెప్పగలుగుతారు? అంటే కుటుంబంలో అయితే మనకందరు తెలిసిన వాళ్ళే. మన గురించి కూడా తెలిసిన వాళ్ళే.
అంటే మనం హ్మ్. చెప్పండి. చెప్పు. చెప్పు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. అవును. అవును.
సో అప్పుడు మీరు చనువుతోటి ఏమైనా అనొచ్చు.